మనకి చూసుకున్నట్టయితే, ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. అంటే మన కాలేజీల్లో గానీ, స్కూల్లో ఇలా చాలా ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే, మీ స్థానికులతో మీ స్నేహం అనేది ఎలా మొదలుపెట్టారు? ఏమైనా మాతో చెప్పగలరా?
అవునండి. అవునండి. ఖచ్చితంగా అండి. నేనుండే ప్లేస్‌లో అయితే, మాకు ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంటదండి మాకు.
ఓకే.
గ్రంథాలయంలో, అంటే నేను కొంచెం కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అవ్ ప్రిపేర్ అవుతానమాట. అలా
అంటే, మీరు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా అండి?
అవునండి. ఆ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా అనమాట. అంటే నేను ఒక టీచర్ ట్రైనింగ్ మాట టీచర్ ట్రైనర్ అయ్యాను. డీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అనమాట.
ఓకే. ఆహా!
అలాగా సర్లే లైబ్రరీకెళ్లి చదువుదాం అని చెప్పేసి, లైబ్రరీకెళ్ళేవాడనమాట.
ఓకే. హుహు.
నాలాంటి వాళ్ళే కొంచెం, అక్కడ డీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి ఒచ్చేవారనమాట.
ఓకె. అంటే వాళ్ళు కూడా వేరే కాంపిటేటివ్ ఎక్సామ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళనమాట.
అ అవునండి, అవును. కాకపోతే కామన్‌గా అందరూ డీఎస్సీ‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళనమాట. ఎక్కడినుంచో కొంచెం వేరే వేరే అంటే నేనెప్పుడు చూడను. మా ఊరే గాని, నేను ఎప్పుడు చూడలేదనమాట. అక్కడే వాళ్ళని కలుసుకోవడం, లైబ్రరీలోనే.
ఓకే. ఓకే. మొదటిసారి కలుసుకున్నారనమాట. అంటే మొదట ఎలా ప్రారంభించారు?
మొదట ఎలాగంటే, ముందు ఫస్ట్ లైబ్రరీకెళ్ళానండి. కూర్చున్నాను. వాళ్ళు కూర్చున్నప్పుడు ఫస్ట్ 2 డేసు ఫస్ట్ రోజు ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ రోజు కొంచెం అంటే, ఒకరోజు పరిచయం ఉంది గదా! చూసి కొంచెం స్మైల్ ఇవ్వడం చూసి, అలాగ 2 రోజులు గొం
ఓకే. హుహు. అదే. అదేలెండి. ఓకే. అంటే, డైరెక్ట్‌గా ఎళ్లి అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏంటి అంటే మాట్లాడలేం. <smacks lips> కాస్త మొహమాటం అనేది ఉంటది కాబట్టి మెల్లి మెల్లిగా అలా స్టార్ట్ జేశారనమాట.
అవునండి.

అవునవును.
వాళ్ళు ఎంచక్క మేము మేము కూడా ఆడతాం అని చెప్పేసి అడిగారన్నమాట. ఆ కలిపూకోలుతోను మాకు మా మగవారిలో ఎక్కువ ఉంటదండి. జెంట్స్‌లో ఎక్కువుంటది. ఈజీ అవునండి. <chuckles> ఈజీగా కలిసిపోతారు పోన్లెండి ఒప్పుకున్నారు. ఈజీగా కలిసిపోతారు. <laughs>
ఓకే. అవునవును. అది వాస్తవమే. <chuckles> ఆ! పర్లేదండి ఇంక అది అది ఏమో అంటారు కదా! ప్రపంచానికి తెలిసిన వాస్తవమే కాబట్టి ఒప్పుకోవాల్సొచ్చింది.
ఆ! ఓకేనండి. ఓకే. అలా ఈజీగా మేము కలిసిపోతాం మటా అలాగా అలా సరదాగా అది బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, క్రికెట్ ఆడుకోవడం ఒకటి అలాగా, అలా జరిగి ఇంకోటి
ఓకే. <sniffs> ఆ! ఆహా! అంటే మీరు, ఇప్పుడు స్నేహం మొదలయిన తరువాత అంటే, ఎలా దగ్గర అవుతూ వచ్చారు. ఇంకా రోజు కలవడం, అంటే వాళ్ళని లేదా మిస్ అవుతున్న ఫీలింగ్ <smacks lips> అంటే ప్రతిరోజు ఇంకా కలవాలి. అదొక రొటీన్ లాగా అయిపోయిందా?
అంతేనండి. ఎందుకంటే, రోజు ఇంకా లైబ్రరీ‌లో మొక, మొకాలు చూసుకుంటాం కాబట్టి మేము సరదాగా అలాగా రోజు ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం అన్నమాట ఇంకా. అలాగే ఇంట్లో విషయాలు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవడం, బయట ఎవరికి చెప్పుకునే చెప్పుకోవడం. అలాగా నేను చెప్తున్నాను గాని
ఓకే. అవునవును. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పనివి కూడా కొన్ని అంటే స్నేహితులతో గాని, ఇలా పక్కన స్థానికులతో చెప్తూ ఉంటాం సో, అలా మీరు షేర్ చేసుకుంటూ ఉంటారా?
ఆ! చేసుకుంటామండి. షేర్ చేసుకుంటాం. అలాగా ఏంటంటే, నాకు ఇంటర్మీడియట్ కన్నా డిగ్రీ ఇలాగ వీళ్ళకన్నా సరే! నాకు ఒక 4, 5 నెలల్లో 4, 5 ఇయర్స్ అండి. ఆ ఇయర్స్ వాళ్ళే ఎక్కువ అయిపోరు నాకు. అంతే కదండీ ఇప్పుడు ఏంటంటే, మనం డిగ్రీ, 10థ్ వీళ్ళ వీళ్ళని మర్చిపోతాం ఎందుకంటే మనతో ఇప్పుడు మనం పడే కష్టంలో ఇప్పుడు మన బ్యాచోళ్ళు పడతారు కదండి ఇప్పుడు ఇప్పుడు నేను
ఓకే. ఓకే. ఓహో! అవునవును. వాస్తవమే.
మేము ఇప్పుడు డీఎస్సీ ప్రిపేర్ అవుతాం. మాకు నోటిఫికేషన్లు గాని, జాబ్ గాని లేవు. మేమంతా ఒకటి ఇప్పుడు ఏంటంటే నా
అదే అదేలెండి. అంటే ఇప్పుడు కష్టాలు సుఖాలు అన్ని పంచుకుంటున్నట్టు ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారన్నమాట.
అవునండి. ఇప్పుడు ఏ 10థ్ క్లాస్ ఫ్రెండ్ నాకు ఎదురయ్యాడు, నేను అన్నీ ఆడితో చెప్పుకోలేను కదండీ. ఎందుకంటే, గ్యాప్ వచ్చింది నాక్
అవ్ అవునవునండి. అంటే రెగ్యులర్‌గా కలవము కదా! ఆ గ్యాప్ వస్తది. వీళ్ళతో ఏంటంటే, మీరు రోజు కలుస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఒక్క బంధం అనేది ఏర్పడిందన్నమాట.
అవునండి. ఖచ్చితంగా! అలా జరుగుతుందన్నమాట అలాగా. ఇంకేంటంటే, మా అన్నయ్య మ్యారేజ్ జరిగిందంట 2021 లో.